జీవితంలో మనం ఎన్నో చేస్తూ ఉంటాము. ఆహ్, ఎన్నో కార్యక్రమాలు చేస్తాము ఎన్నో పరీక్షలకెళ్తాము. ఎన్నో ఆహ్, ఉద్యోగాలు చేస్తాము. కానీ మనకి ఆహ్, ఒక ప్రేరణ అంటే ఒక ఇన్‌స్పిరేషన్ గాని మోటివేషన్ గాని ఆహ్, ఎలా తెచ్చుకుందాం మీ మీరు ఎలా తెచ్చుకుంటారు?
అవునండి. హ్మ్. ఖచ్చితంగా అండి. అంటే <chuckles> మన జీవితంలో మనం అలాగే ఉండడం ఏదో ఒక పని చేస్తానే ఉంటాం గాబట్టి కొన్ని కొన్ని సార్లు మీరన్నట్టుగా ఈ ప్రేరణనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆహ్, ఎగ్జాంపుల్ కింద నా విషయాలు కొన్ని చెప్తాను.
చెప్పండి.
ఏంటంటే నాకు అంతకుముందు అంటే ఇప్పుడు కొంచెం లేట్‌గా అంటే నా వర్క్ నిమిత్తం కొద్దిగా సరిగ్గా కుదరట్లేదు కానీ ఇంతకుముందేంటంటే కొద్దిగా 6కి లెగిసి కొద్దిగా వ్యాయామమనేది చేస్తూ ఉండేవాడినండి.
ఓహ్! చాలా మంచి అలవాటు. ఆ! చెప్పండి.
హ్మ్. చాలా రోజులు అలాగే మంచిగానె చేసేవాడిని గానీ అప్పుడప్పుడేంటంటే కొద్దిగా ఎస్పెషల్‌ల్లి ఇలా చలికాలం వచ్చినప్పుడు. ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో <chuckles> ఏంటంటే ఆహ్, కొద్దిగా బద్ధకం ఒచ్చేస్తదనమాట.
అవును. అంటే మనకు చలి అవ్వడం వల్ల ఆహ్, మనం బయటికేళ్ళాలని అనిపిచదు.
హ్మ్. అవును. అదే. అసలు 6కి లెగాలంటే <chuckles> చెప్పాలంటే, ఏదో అర్ధరాత్రి లెగుస్తున్నానా అన్న ఫీలింగొచ్చేసేది నాకు.
<chuckles> ఓకే.
సో, అటువంటి సమయంలో ఏంటంటే, నాకు ఆహ్, ఒక మోటివేషన్ మిస్ అయిపోయి అసలు వద్దులే అని కొన్ని రోజులు ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట.
ఓహో! పూర్తిగా. పూర్తిగా మానేసారు. ఆ!
ఆ! అసలు లేచేదే ఇంకా 8కి, 9కి లేచేవాడిని ఆ టైంలో ఇక.
అవునండి. అప్పుడు మీరు ఏం కోల్పోయారు? ఇలాగా మీరు లేవక లేట్‌గా లేవడం వల్ల బయట వె బయటికి వెళ్ళలేకపోవడం వల్ల. మీరు ఏ
అదే. ఆ! ఖచ్చితంగా చాలా వేరియేషన్ ఒచ్చిందండి. అంటే, ఇప్పుడు నేనంతకుముందు 6కి లేచి ఆహ్, వ్యాయామం చేసుకునేవాడినిని చెప్పాను గదా! ఆ రోజు మొత్తం నేను యాక్టివ్‌గా ఉండేవాడినిండి. నేను అప్పుడు చదువుకునేవాడిని యాక్చువల్లీ బీటెక్‌లో ఉన్నాను.
అవునండి. ఆహా!
ఆహ్, నా రోజు మొత్తం అంటే కాలేజీలో చాలా హెల్తీగా అండ్ ప్రతిదానికి కొంచెం అటెంటివ్‌గా సారు ఏమన్నా చెప్తున్నా అటెంటివ్‌గా. అండ్ ఫ్రెండ్స్‌తో కూడా చెప్పాలంటే, కొంచెం స్పీడ్‌గా ఉండేవాడిననమాట. ప్రతి వాళ్ళేమన్నా మాట్లాడుతున్నా కూడా కొంచెం అటెన్‌షన్‌తో ఉండేవాడిని.
ఓహో! మీరు ఇలా డైలీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మీకు కొంచెం మోటివే అంటే మోటివేషన్ ఉండడం వల్ల, మీరు చాలా యాక్టివ్‌గా ఆహ్, చాలా ఇది
అవును. అదే. కొంచెం ఎనర్జిటిక్ అన్ అంటారుగ చూసారా? అలాగా. <chuckles>
ఆహాహాహా! ఓకే. ఓకేనండి.
ఆ! అయితే ఎప్పుడైతే నేను కొంచెం బద్దకించానని జెప్పి ఒక 8కి లెగుస్తున్నానని చెప్పాను కదా!
ఆహ్ అవునండి.
ఆ డేసయితే గనక అండి. అసలు చెప్పాలంటే, నాకు ఈవెన్ క్లాస్‌కెళ్ళిన తర్వాత కూడా ఒక రకంగా నిద్రొస్తా ఉండేదనమాట ఇక.
ఓహ్! ఓకే. ఓకే.
అదే. ఫ్రెండ్స్ ఏమన్నా జోకేస్తున్నా కూడా ఆ! ఓకే. ఆ ఇప్పుడు నేను నవ్వాలా అన్నట్టు నవ్వేవాడిని గానీ నాకది అర్థం కూడా గా అయ్యేది కాదు కొన్ని, కొన్ని సార్లు.
ఓకే. ఓకే. అయితే మీ క్లాస్‌రూమ్ అట్మాస్ఫియర్ నార్మల్‌గా అంటే మీ ఉద్దేశ్యంగా, నార్మల్‌గా మీరెలా ఫీలయ్యారు? క్లాస్‌రూమ్‌లో బాగా యాక్టివ్‌గా ఉండేదా. లేతే నార్మల్‌గా ఉండేదా?
హ్మ్. ఆ! అంటే నార్మల్లేనండి. మరి అంత అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళు కాదు యాక్చువల్లీ స్టూడెంట్స్ అందరూ ఆ టైంలో. ఆ! కొంచెం బానే ఉండేది. కానీ ఏంటంటే, నేను కొద్దిగా ఎక్సర్‌సైజ్ చేస్తనేంటే, ప్రతీదీ నాకు ఎవ్రీ సెకండ్ నాకు అర్థమేయేదనమాట. అక్కడ ఏం జరుగుతున్నదన్నట్టు సీసీటీవీ కెమెరా <chuckles> స్కాన్ జేసినట్టు మొత్తం స్కాన్ జేస్తా ఉండేవాడిని క్లాస్ మొత్తం. హ్మ్. ఎప్పుడైతే కొంచెం లేజీగా ఉన్నానో అసలు నా దగ్గర నా పుస్తకంలో నేనేం రాస్తున్నానో గూడా నాకర్థమయెది గాదు.
హుహు. ఓహ్!
<giggles> అంత వేరియేషన్ ఉన్నట్టు.
ఓకే. అంటే మీరు ఆహ్, బ మీరు చ చదివిన సెక్షన్‌లో గాని, లేకపోతే క్లాస్‌రూమ్‌లో మీరేమైనా క్లాస్‌ లీడరు, అలాగేదో ఉంటాయి కదా! టీమ్ రిప్రజెంటేటివ్ అలాంటి రో‌ల్స్ ఏమైనా చేశారా?
అవును. హుహు. ఆహ్, లేదు లేదండి. ఎప్పుడంత రాలేదు. నేను బ్యాక్‌బెంచర్ననమాట. నేను ఎనకమాలే కూర్చునేవాడిని. ఆహ్, బేసికల్‌గా ఏంటంటే మాదంతా ఈ తొట్టి‌గ్యాంగులనేసి అంటా ఉంటారు చూసారా?
ఆహా! ఆ!
ఆ! అలాగే ఒక బ్యాచ్‌నేసుకొని తిరగడం, కొద్దిగా వాళ్ళని వీళ్ళని కామెంట్ జేయడం కొంచెం సరదాగా. అంటే మరీ బ్యాడ్‌గా ఏం కాదు, జస్ట్ ఫన్నీగా అనమాట. ఫన్నీగా కామెంట్ చేయడం. ఇలా ఉండేది గానీ, ఆహ్, టీమ్ లీడరు లేకపోతే అంటే అదే ఒక క్లాస్‌ లీడరు ఇలా ఎప్పుడూ ఉండేది గాదు నాకు.
ఓకే. ఓకే. అంటే మీరు బ్యాక్ బెంచర్‌గా అవ్వడం అనేది మీకు ఎందుకు అలా అనిపిచ్చింది? బ్యాక్‌బెంచర్‌గా ఉందామని? ఎందుకు ఫ్రంట్‌లో కూర్చోను అని మీకెందుకు అనిపిచ్చింది మొదటగా బ్యాజ్ జ కాలేజీలో జాయిన్ అయ్యినప్
యాహ్! ఆహ్, అంటే కాలేజిలో జాయిన్ అయిన కొత్తల్లో యాక్చువల్‌గా చెప్పాలంటే, నేను కొంచెం హైట్ ఉండేవాడినండి.
ఆహా!
ఆ! ఆ హైట్ నిమిత్తం ఏంటంటే నన్ను వెనక్కి తోసి తొక్కేేశారండిక ఎదర కూర్చొనివ్వలేదు.
ఓహ్! ఎదర కూర్చొనివ్వలేదు మమ్మల్ని.
అంతే అవును. ఎందుకంటే ఎదర కూర్చుంటే యనకమాలోల్లకి కనపడదు కదా!
అవును. అందు చేేత మిమ్మల్ని నెమ్మదిగా ఒకటి బ స్టెప్ బై స్టెప్ వెనక్క పట్టుకొచ్చేసారు.
అవును. ఆ! తోసేసరేనక్కి.
మీ బ్యాక్‌ బంచర్స్ గ్రూప్‌లో ఎంతమంది ఉండేవారండి? అంటే మీ
అయ్య! ఓకే. ఆ! ఆ! మేమోక ఐదుగురు ఉండేవాళ్ళం. ఐదుగురు టీమ్ ఉండేవాళ్ళం. ఇక ఎవ్రీథింగ్ అనమాట మేమే. ఇక మేమే ఆడుకోవడం. మేమే పాడుకోవడం అన్నీ <chuckles> మేమే చేస్తా ఉండేవాళ్ళం.
ఆహా! ఓకే. మరి మీ ఐదుగురిలో ఇప్పుడందరూ బా సెటిలాయ్యారండి?
ఆ! హ్మ్. సెటలయపోయారండి. కొంతమంది బిజినెస్ పెట్టుకున్నారు. కొంతమంది ఐటీ ఐటీ దానిలో ఉన్నారు. ఆహ్, ఒకడైతే వేరే కంట్రీలో కూడా ఉన్నాడు. యూఎస్ఏలో ఉన్నాడు.
హుహు. ఓకే.
హ్మ్. బానే సెటలయిపోయాం. అంటే మాది ఇప్పుడు జరిగి కూడా దగ్గర దగ్గర ఒక 8 ఏళ్ళు అయిపోతుందిలేండి. మా గ్రాడ్యుయేషన్ అయిపోయి. ఆ! హ్మ్. సో, సెటిల్ అయిపోయారు. ఆ! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయారు.
ఓహ్! వెరీ నైస్ అండి. మరి మీ అందరూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారా?
ఆ! ఫేస్‌బుక్లు ఉన్నాయిగా.
ఫేస్‌బుక్ ద్వారా మీ అందరూ కలుస్తూ ఉంటారు.
అవును. ఈ వాట్సాప్లు కూడా ఉంటాయి కానీ అంత యాక్టివ్ కాదు ఫేస్‌బుక్‌లోనే ఎక్కువగా మెసేజ్‌లనేవి చేస్తా ఉంటాం. ఫేస్‌బుక్ గ్రూప్‌లో.
హుహు.
హ్మ్. అదొకటి. అయితే ఇక నాకు అది నేను వ్యాయామం చేయడానికి కొంచెం బద్దకించానని చెప్పాను గదా
అవునండి.
ఆ తర్వాత తర్వాత ఏమైందనుకుంటున్నారు? జస్ట్ అంటే నా ఫ్రెండ్స్ అందరూ యాక్టివ్‌గా ఉండి నేను మాత్రం డల్ డల్‌గా మొబ్బు మొబ్బుగా ఉండేవాడిని గదా! సో, అదంతా చూసి నాకే ఇక చిరాకోచ్చేసి లేదు ఖచ్చితంగా నేను కూడా యాక్టివ్‌గా మళ్ళీ ఉండాలని జెప్పి, నా అంతట నాకే ఒక మోటివేషన్ ఒచ్చేసిందనమాట. ఖచ్చితంగా నేను యాక్టివ్‌గా ఉండాలనేసి.
అవును. ఓహ్! వెరీ నైస్ అండి. ఆహా!
హ్మ్. సో, ఆ మోటివేషన్‌తో మళ్ళీ పొద్దున్నే లే‌గడం స్టార్ట్ చేశా. ఇక ఆ చలికాలంలోనే.
చలికాలంలోనే. ఎప్పుడు ఇ‌ప్పుడైతే మీరు ఇబ్బంది అనుకున్నారో, ఆ టైంలోనే మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి ఆహ్, మళ్ళీ వెళ్ళడం మొదలెట్టారు. వెరీ నైస్ అండి.
అవును. అదే. అవునండి. <chuckles> అంటే మరి అలాగే ఉండిపోతే గనక ఇక అదే బద్ధకం అలవా‌టైపోద్ది. ఇలా కుదరదు. మనం కూడా ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉండాలి. ఆహ్, క్లాస్‌లో కూడా అటె‌న్‌టివ్‌గా ఉండాలి అనేసి ఇక, ఆ! ఒక మోటివేషన్‌తో మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. ఆ! సరిపోయిందండి అక్కడి నుంచి హ్యాపీగా రన్ అయిపోయింది. అయితే, ఇలాంటి సన్నివేశాలు ఇంక సందర్భాలు ఉన్నాయని చెప్పాను గదా! ఇదొకటి సందర్భం అండి. వ్యాయామం గురించి ఒకటి. ఇంకొకసారి ఏం జరిగిందంటేనండి, నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అయ్యేవాన్నండి.
ఓకే. అవునండి. ఓకే. ఏ గవర్నమెంట్ ఎ‌గ్జామ్స్ అండి?
అంటే, రైల్వేస్‌కి. రైల్వేస్‌కి లేకపోతే స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీలు ప్లాం‌టు. ఆహ్, లేకపోతే ఇలా కొన్ని ఆహ్, ఏదన్నా గవర్నమెంట్ జాబు బ్యాంకింక్ అయితే నాకు కొంచెం తక్కువె ఎందుకంటే, ఆ! కొద్దిగా న్యూమరి‌కల్ మీద ఎక్కువుంటాయి గ‌దా! క్వశ్చన్సు.
ఆహా! అవునండి.
హ్మ్. నాకటు సైడు కొద్దిగా కొంచెం చెప్పాలంటే భయమండి. అంత ఫాస్ట్‌గా నేను డీల్ చేయలేననమాట.
ఓహోహోహో! ఓకే.
హ్మ్. సో, <giggles> అటువైపు నేనంతగా అంటే అది కూడా రాసేవాడిని. ఏది జస్టు ఆహ్, మనం ఒక అడుగు అటు కూడా ఎస్తాం అన్నట్టుగా, ఆ ఎగ్జామ్ కూడా ఒకసారి రాస్తూండేవాడిని గాని, అద ప్రిల్లిమ్స్ కూడా ఎప్పుడు పాసయ్యేవొడిని గాదు.
ఓకే.
హ్మ్. అయితే ఈ ఆర్ఆర్‌బి ఇవైతే గనక, ఎళ్త్ ఎళ్ళానండి. యాక్చువల్‌గా ఒకసారైతే గనక మెయిన్స్ దాకెళ్ళాను. మెయిన్స్‌లో పోయింది.
మెన్స్‌లో పోయింది?
హ్మ్. అది ఎప్పుడు? నా గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 ఇయర్స్‌కనమాట. 2 ఇయర్స్ నుంచి నేను కొద్దిగా ఈ ఎడ్యుకేషన్‌లోనే అంటే ఒక ప్రిపరేషన్‌లోనే ఉన్నాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం.
హ్మ్. ఓకే. మరి మీ ఇది పోయినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? లేపోతే దానివల్ల మీరు అదే అంటే 'ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్' అని అన్నట్టుగా దాని వల్ల మరింత పుంజుకొని ముందుకెళ్లారా? ఎలా మీది జరిగింది?
లేదు. లేదండి. అసలు ఫస్టు నాకు అంటే ఆ ఫెయిల్యూర్‌ని నేను తీసుకోలేకపోయాను యాక్చువలీ.
హ్మ్.
ఆహ్, అంటే నాకు అప్పటిదాకా కూడా అంటే, 2 ఇయర్స్ స్పాన్ అంటే చాలా ఎక్కువ గదా! దానిలో నన్ను చాలామంది, "అసలెందుకురా అటు? ఒదిలేసే, ఒదిలేసే" అని చెప్పినోళ్ళున్నారు, మా అమ్మ, నాన్నలనైతే, "మీ అబ్బాయెందుకు అంత ఖాళీగా తిరుగుతున్నాడు? అటు, ఇటు తిరుగుతాాడెందుకు? ఏదన్నా చేసుకోచ్చు గదా!" అని చెప్పేసి, చుట్టుపక్కల చెప్పేవాళ్ళు, అది కూడా నేను వింటుండంగా చెప్పేవాళ్ళు కూడా చాలామందున్నారనమాట.
అ హ్మ్. ఓహ్!
సో, చుట్టుపక్కల ఇటువంటి ప్రెషర్ అనేది మరీ ఎక్కువైపోయిందండి నాకు. దానికి తగ్గట్టుగానే నేను బా ట్రై చేశా. బా ట్రై జేశాను. ఆహ్, ప్రిలిమ్స్ కొట్టేశాను. మెయిన్స్‌లో పోయేసరికేంటంటే, నేను అది తీసుకోలేకపోయానన్నమాట.
హ్మ్. తీసుకువెళ్ళిపోయి అప్పుడు ఏం చేశారండి? అంటే మీ హ్మ్. నెక్స్ట్ ఏం చేయగలిగారు?
హ్మ్. ఆ! అసలు నాకు ముందుగా మెంటలొచ్చేసి అవన్నీ, ఆ పుస్తకాలన్నీ తీసుకెళ్ళిపోయి ముందు అసలు ఇంటి నుంచి బయట పడేశానండి.
ఓహ్! ఓకే.
హ్మ్. అంటే ఇక పీక్స్ అనమాట. ఇక నా వల్ల కాలేదనమాట. మొత్తం హ్మ్. ఒక ఎడ్జ్‌కెళ్ళిలిపోయి, ఇక తెగిపోయిందంటారు చూసారా? బ్లా లాగి లాగి తెగిపోయిందనేసి.
ఓకే. అవునండి.
ఆ! ఇక అలా మొత్తం పుస్తకాలన్నీ బయట పడేస్తే, ఇక నాన్న చూసారు గానీ, ఏం మాట్లాడల. నన్ను కనీసం ఏమైందిరా అని కూడా అడగలేదు. అంటే అప్పటికి తెలుసు వాళ్ళకి మెయిన్స్ పోయిందని చెప్పేసి. ఇంకా
అంటే మీ సిట్యుయేషను వాళ్ళు అర్థం జేసుకున్నారు మీ పేరెంట్స్. మీరు ఆల్రెడీ కొంచెం డిప్రెస్‌గా ఉన్నారు గదా! దానివల్ల మరింత మీరు, ఇదవుతారని వాళ్ళు ఏమనలేదు మిమ్మల్ని. అంతే గదండీ!
అవును. అర్థం జేసుకున్నారు. అదే. అవునవునండి. అదే. అదే జరిగింది. అయితే ఇక అంటే నేనక్కడ పడేసి, నేను జస్ట్ గుమ్మం దగ్గర నుంచున్నానండి. మా అమ్మగారు కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు ఎందుకురా, అలా పడేసావు అని చెప్పి తిట్టడం గానీ, ఏం లేదు. సైలెంట్‌గా బయటికెళ్ళిపోయి, ఆ పుస్తకాలన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి, ఆగా ఆహ్, షెల్ఫ్‌లో నా షెల్ఫ్‌లో పక్కన పెట్టారన్నమాట.
ఆ! ఓకే. అన్ పక్కన పెట్టారు. ఓకే.
హ్మ్. నాకదంతా నా కళ్ళ ముందు ఆవిడ అలా చేయడం. కనీసం నన్ను ఒక మాటన్నా నాకు కొద్దిగా గిల్టీగా ఉండేది కాదు.
అవును.
కొద్దిగా ఆవిడ అసలు నన్ను ఒక్క మాట కూడా అనకుండా అలాగే సైలెంట్‌గా అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది నాకూ కొంచెం చెప్పాలంటే చాలా బాధేసింది. ఎందుకిలా చేశాన్రా? అన్నట్టుగా బాగా బాధేసిందన్నమాట.
ఓహో! ఆమె నిశ్శబ్దంగా ఇది చేసినా కూడా మీకు బాధించింది. మీ మనసుకిదీ బాధించింది. ఆహ్, మిమ్మల్ని మనసుని డైరెక్ట్‌గా ఏమీ అనకపోయినా, ఆమె కామ్‌గా ఆ బుక్స్ తీసుకెళ్లి మీ గ దీంట్లో షెల్ఫ్‌లో పెట్టాక, నీకు చాలా రియలైజేషనొచ్చింది. అయ్యో! నేను చేశాను అనే ఒక తప్పు చేశాననే రియలేషనొచ్చింది.
హ్మ్. అంతే కదండీ. ఇప్పుడు మన అవును. అదే. హ్మ్. అంతే కదండీ. ఆ! అదే కదా! వాస్తవంగా ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేశామనుకోండి. ఆపోజిట్ పర్సన్ గబుక్కున మనలేదన్నా తిట్టడమో, లాగిపెట్టి కొట్టేసారనుకోండి. మనకు అక్కడితో అది ఆగిపోద్ది. ఆ! ఓకే. ఓకే. నేను తప్పు చేశాను కాబట్టి ఆల్లేదో అన్నారులే అన్నట్టుగా అన్నా అప్పుడు ఆ క్షణానికి కోపమొచ్చినా, తర్వాత సెట్ అయిపోతాం మనం.
అవును. అయితే మీ అమ్మగారి ఆలోచన ఏంటంటే తిడితే ఉపయోగం లేదు. వీడి నెమ్మదిగానే ఆహ్, మంచిగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అలా చేసుంటారు.
కానీ హ్మ్. అర్థం చేసుకుంటాడు. అవును. అవునండి. సో నాకెప్పుడైతే ఆవిడలా చేశారో అండ్ మా నాన్నగారు కూడా ఒక్క మాట కూడా అనలేదు. అమ్మగారు కూడా ఒక్క మాట అనలేదు. జస్ట్ ఇలా చేశారు ఇవాళ. ఏదైతే యాక్షనుందో, దానికి నాకు బాగా బాధేసి తప్పు చేశానని అనిపిచ్చి ఎళ్లి సారీ జెప్పాననమాట.
ఆ! ఇద్ ఇద్ ఆ! నేను సెలెక్ట్ అవ్వలేకపోయినాను. ఆ!
హ్మ్. "అమ్మ సారీ అమ్మ. ఆహ్, నేను కొంచెం బాగా" అదే. "నేనింక అది ఆ ఫెయిల్యూర్‌ని తీసుకోలేకపోయాను. అందుకని సరే, ఇక నేను ఆపేస్తాను. ఆపేసి ఇక ఏదో ఒక జాబ్ చేసుకుంటానులే" అన్నట్టుగా చెప్పాననమాట వాళ్ళతో.
అప్పుడు వాళ్ళేమన్నారండి?
హ్మ్. మా నాన్నగారు. "అరే! నువ్వు ప్రిలిమ్స్ నువ్వే కొట్టావా? లేకపోతే ఆల్రెడీ ఎవరన్నా రాసి, నీ పేపరు వాళ్ళ <chuckles> న వ నీ నంబర్ ఏమన్నా వాళ్ళ పేరు మీద ఎసుకున్నారా?" అని చెప్పాడు.
ఓహ్! అంటే మరింత మీకు బాధ కలిగించి ఉంటుంది.
లేదు నాన్న నేనే రాశాను హ్మ్. "నేనే రాసాను న్నాన్నా. అది ఇది నేనే కష్టపడి రాశాను నాన్న" అది ఇది అని చెప్తే. "మరి అక్కడ వరకు వెళ్ళినోడివి మెయిన్స్ ఇంకొంచెం కష్టపడాలి. ఓకే. అక్కడ వరకు ట్రై చేసావంటే నీ దగ్గర విషయం ఉంది కదా! ఎంతో కొంత."
ఆ! మరి మెయిన్స్‌లో ఎందుకు అవలేకపోయావు?
అవును. అంటే అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది? అంటే ఆహ్, "మెయిన్స్ అప్పుడు నేను కొద్దిగా ఈ టాపిక్స్ నాకు కొంచెం వీక్‌గా ఉన్నా నాన్న అందుకే పోయింది" అని చెప్పేసి చెప్పాననమాట. అంటే అది కూడా ఏంటంటే, కొద్దిగా తక్కువ మార్కుల్లోనే పోయిందండి.
ఆ! బావుంది. ఓహో!
హ్మ్. అంటే నాకు ఏ టాపిక్ దగ్గర నేను వీక్‌గా ఉన్నానో, ఆ టాపిక్ చెప్పాననమాట. సో, అంటే నీ ప్రిపరేషన్ బావుంది. కానీ, నీ దగ్గర ఒక సబ్జెక్ట్ దగ్గర వీక్‌గా ఉన్నావని చెప్పేసి, ఆవిడ, అంటే నా నా ఏదైతే నేను ఎక్కడది మిస్టేక్ చేశానో, నా ప్రిపరేషన్‌లో అన్నది ఎనాలిసిస్ చేసి, మా నాన్నగారు ఆహ్, జస్ట్ నేను చెప్పిన మాటల్లోనే ఒక క్లుప్తంగా చెప్పారనమాట. "నీకక్కడ వీక్‌గా ఉన్నావు. నీ ప్రిపరేషన్ తప్పు కాదు. నువ్వక్కడ వీక్‌గా ఉన్నావు. దాని మీద ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ చేయాలి" అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
ఓకే. ఓహ్! చాలా బా చేశారండి. అంటే మీ తా మీ తాలూకు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారన్న సంగతి సా మీ నాన్నగారికి తెలిసింది. సో, దానిని అతను కనుగొని, మీకు గైడ్ చేశారు. అంతే కదండీ!
అది. అవును. అవునండి. అంతే, అంతేనండి. అదే చేసి ఇక తర్వాత ఏం చేశారంటేనండి, ఓకే. ఆహ్, "నువ్వెలాగో వేరే పని చేస్తా అంటున్నావు కాబట్టి ఓకే, చేద్దువు. కానీ, ఇంకొక్కసారి ప్రయత్నం చేయి. కానీ, ఈసారి ఏం చేస్తావంటే, ఒక కోచింగ్‌కి ఎళ్" అంటే అంతకుముందు నేను ఆల్రెడీ కోచింగ్‌కెళ్లాను. అది అయిపోయిన తర్వాతేంటంటే, నా అంతట నేనే ప్రిపేర్ చేసుకోవడం, ప్రిపరేషన్ చేసుకోవడం చేశాననమాట.
ఓకే.
హ్మ్. అ అంటే ఒక 6 నెలలు కోచింగ్‌కెళ్ళాను. ఇక ఆ కోచింగ్‌కి సంబంధించిన మెటీరియల్ అదంతా ఉంటుంది కదా! మన దగ్గర.
అవునండి.
హ్మ్. సో దాన్నే ప్రి నేను ప్రిపేర్ అయ్యేవాడిననమాట ఇంట్లో. సో ఏం చెప్పారంటే సరే నీ దగ్గర ఆల్రెడీ సబ్జెక్టుంది. కొత్తవి కూడా ఈ ఈ రెండేళ్ళల్లో మళ్ళీ కొత్తగా వచ్చినీయి కూడా నేర్చుకుందువు అని జెప్పి నన్ను తీసుకెళ్ళి ఒక కోచింగ్ సెంటర్‌లో మళ్ళీ జాయిన్ చేశారనమాట.
ఓకే. ఎక్కడండి? ఆ ఊర్లోనే.
ఆ ఊర్లోనే. అంతకు ముందు నేను జాయినయిన దగ్గరే. కాకపోతే ఈసారి వా వాళ్ళకి చెప్పారనమాట. ఈ టాపిక్‌లో కొంచెం వీక్‌గా ఉన్నాం కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్సుడుగా మా వోడికి చెప్పండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడారు.
వెరీ నైసండి.
అదే. <chuckles> ఇంకా అంటే హ్మ్.
ఆ తర్వాతే ఇంత తర్వాత ఏమైంది? అది మీకు ఏమైనా ఫలించిందండది? అక్కడ జాయినవ్వడం వల్ల?
ఖచ్చితంగా ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు నేను అంత బర్స్ట్ అయిపోయి నానన్నీ ఒదిలేసి నార్మల్‌గా ఎళ్ళిపోదాం అనుకుంటే మా అమ్మగారేమో కనీసం నన్నొక మాట అనకుండా పుస్తకాలు తీసుకురాడం గాని, మా నాన్నగారు మొత్తం అంతా నా వివరాలన్నీ కనుక్కొని ఎక్కడ మిస్సవుతున్నాను? దాని గురించి ఏం చేయాలని చెప్పేసి ఇంతలా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకోక మోటివేషననేదొస్తది. మన గురించి కాదు మన పేరెంట్స్ గురించన్నా ఇది సాధించాలని జెప్పి మోటివేషనొస్తది. అలాకే వచ్చింది. దాన్ని అలాగే కొట్టేశానండి వచ్చేసింది జాబు.
ఓహ్! చాలా మంచి విషయం చెప్పారండి. మీరూ ఈ మొద ఈ ప్రేరణ లేకపోతే మీరు ఎలా తెచ్చుకుంటారనే విషయం గురించి చాలా వివరంగా చాలా ఇ ఏటి ఇన్స్‌పిరేషన్‌గా చెప్పారు. చాలా బావుందండి. మీ తాలూకా ఈ ప్రది ఎగ్జామ్ గురించి ప్రిపరేషన్ దగ్గర నుంచి అన్నీ చాలా బా జెప్పారు. మా ధన్యవాదాలండి.
అదే అండి. తప్పకుండా అండి. అంటే మీతో మాట్లాడడం కూడా నాకు కూడా చాలా బాగా అనిపిచ్చింది. కుదిరితే మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.